ఎందుకంటే, ఇప్పుడు నేను ఎగ్జామ్‌ రాసేటప్పుడు బాగా రాసానని అనుకున్నాను. ఫస్ట్ పేపర్‌లో
అవునా? నెగెటివ్ మార్కింగ్‌కి ఏమన్నాపెట్టావా?
అవునండి. ఫస్ట్ పేపర్‌లో కెమిస్ట్రీ ఒక 70 దాక ఒచ్చింది. అప్పుడు నేను రాసినప్పుడు, పార్ట్ స్కోర్ 200
హ్మ్. హుహు. హ్మ్.
200 ఒస్తే, ఒక మంచి కాలేజ్‌లోకెళ్ళినట్టే, ఐఐటీలో.
ఓకే. ఆ! ఆ! అవును.
అట్లా నేను ఇప్పుడు రాసేటప్పుడు, నాకు 67-70 మధ్యలో కెమిస్ట్రీ ఫస్ట్ పేపర్‌లోనే ఒచ్చింది.
ఓకే బావుంది. చక్కగా ఉంది. హ్మ్.
ఆ! తర్వాత ఇంకా మ్యాథ్స్, ఫిజిక్స్ సరిగ్గా చేయలేకపోయాను. నేను బాగా ఎక్కువ కెమిస్ట్రీ మీద కాన్సన్‌ట్రేట్ జేసేవాడిని.
హ్మ్. అయ్యయ్యో! కాన్సన్‌ట్రేట్ చేసావు చిక్ కెమిస్ట్రీ మీద. కెమిస్ట్రీ అంటే ఇష్టమనుకుంటా నీకు బాగా?
అవును. కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టం. ఈ మధ్య గూడా కెమిస్ట్రీ మీదే ఒక కెరియర్ పాటిద్దామని, ఆలోచిస్తా ఉన్నాను.
హ్మ్. హుహు. ఎలాంటియి?
అంటే, ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ ఉంటుంది గదండీ!
అవును. అంటే టీచర్‌గా ఎళ్దామనా, లేకపోతే మీరు ల్యాబ్ టెక్నీషియన్ గాన, ల్యాబ్‌లో ఎళ్దామనా ఎలాగా?
<sniffs> ఆర్గానిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద నాకు చాలా ఇంట్రెస్టు.
హుహు.
అది ఇంకా దానిమీద ఫార్ములాస్ రాస్తా, ఏదోక కొత్త ఎలిమెంట్స్‌ని ట్రై జేస్తూ, వాటిమీద ఆలోచించడం, వాటి వి వాటి రియాక్షన్స్ మీద ఆలోచించడం.
హ్మ్. ఎక్కడినుంచొచ్చింది ఇది. మీకు, హ్మ్. ఇంటర్‌మీడియేట్ నుంచి ఒచ్చిందా ఈ ఆలోచన, ఆర్గానిక్ కెమిస్ట్రీ‌లో ఎళ్ళాలి అని జెప్పేసనేది? ఆ టాపిక్ అంతలాగా టచ్ అవ్వడానికి ఏంటి కారణం ఏంటి అసలకి మీకు?
ఇప్పుడు ఆర్గానిక్ కెమిస్ట్రీ కారణం ఏంటంటే, నేను చిన్నప్పుడు ఎక్కువగా చదివేవాడిని గాదు. అంటే, స్కూల్ టైమ్‌లో ఉన్నప్పుడు పెద్ద స్టూడెంట్ గాదు.
హుహు. హ్మ్.